6:30, 7 కల్లా వస్తా, సెవెన్ సెవెన్‌కి ఎట్టి పరిస్థితిలో ఇంటికి వచ్చేస్తాను. 7
ఆ! ఆ! వచ్చి దాని తర్వాత మళ్ళీ ఏమన్నా పనులుంటాయంటే ఇంట్లో కూరగాయలు తీసుకురావడం, సరుకులు తేవడం, లేకపోతే మీ పాపతో కబుర్లు చెప్పడం, లేకపోతే మీ వైఫ్‌తో టైం స్పెండ్ చేయడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? ఏం చేస్తారసలు.
ఆ! ఆ! ఆహ్, అవన్నీ 7:30 వరకు చేసేస్తానండి, వాళ్ళతో తిట్లు తినడంతో కలుపుకొని అన్నీ చేసేస్తాను అప్పటి వరకు. 7:30 కళ్ల అన్నం తినేస్తా. సెవెన్ థర్టీకి హ్మ్. మామూలు డిన్నర్ చేస్తాను. ఒక హ్మ్
ఓకే. ఆ! నెక్స్ట్ హ్మ్. చాలా తొందరగా చేసేస్తున్నారెందుకు డిన్నర్? అంటే ఆహ్, ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారనుకుం
మరి పాటించాలి కదా! లేకపోతే నేను పొద్దున్న 4:30 లేచి రాత్రి 11:30 వరకు ఉండలేను కదా! అందుకని ఆ! అందుకని 7:30 కల్లా తినేస్తా 9:30 కల్లా నిద్ర అంతే.
వాస్తవం, వాస్తవం, వాస్తవం. ఆ! మరి ఇంత బిజీ ఉంది కదా! అసలు ఇంత టైమ్‌లో మీకసలు ఈ ఏదైతే ఉందో మీకు డ్రాయింగ్ ఎయడం హాబిట్, దానికసలు టైమ్ ఎక్కన్నుంచి ఇస్తారు మీరు? ఏ ఏ టైంలో దాని మీద ఫోకస్ చేస్తారు మీరు?
హ్మ్. 7:30 నుంచి 8 గంటల వరకు తిండి తింటాను కదా! తిండి అయిపోయిన వెంటనే 9:30 వరకు ఖాళీ ఉంటుంది. ఆ! టైమ్‌లో ఆ! కొంచెం కదిలించేస్తా అంతే, అది తీయడం మొత్తం వేసేయడం ఒకటి ఎవరు బొమ్మ పడితే వాళ్ళ బొమ్మ ఎసేయడం, ఇది బాగుందా అని అడిగితే "వాళ్ళు బాగొలేదు." అనడం సో ఇయన్నీ జరుగుతా ఉంటాయి. అంటే
అవునవును. అవునవును. హుహు. <chuckles> ఓకే. <chuckles> మీ అమ్మాయెప్పుడైనా మీకు చెప్పిందా? లేకా నాన్న నాన్న నా బొమ్మాయెకసారి చూస్తా అన్నట్టు.
మా అమ్మాయి చాలా బాగా బొమ్మలు వేసిద్ది. మా అమ్మాయి నాకు అన్నీ వ్యతిరేకమన్నమాట. నా నేనేదైతే చేస్తానో దాన్ని పూర్తిగా ఫుల్ ఆపోజిట్. అంటే నాకు 59 మార్కులు వస్తే, మా పాపకి 95 మార్కులు వచ్చాయి. అలాగా నాది 59 పర్సెంట్ తప పాప 90.
ఫుల్ అపోజిట్టా అట్లయితే. అబ్బబ్బబ్బ! అంటే <chuckles> మీకు 59 మార్కులు వచ్చి మీరు బ్యాంకులో ఎంప్లాయీ అయ్యారంటే, ఇంక మీ పాప 98 వస్తే ఇంగ ఇంగేం ఎంత పెద్ద బ్యాంక్‌కి ఎంప్లాయ్ అయితుందో.
ఆ! 95 అలాగా అన్ని నేను బొమ్మలు సరిగ్గా వేయలేను. మా పాప బాగా ఎస్తది, బొమ్మలు బాగా ఎస్తది. అలాగా అంటే నేను ఏదైతే చేయలేనో అవన్నీ ఇప్పుడు ఇంగ్లీష్‌లో నేను మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడతాను. మా పాప గడ, గడ, గడ, గడ, గడ, గడ మాట్లాడుకుంటూ ఎళ్ళిపోతుంది. సో, ఇలాంటివ
హ్మ్. ఆహా! మరి మీరు యాహ్! యాహ్! డ్రాయిం‌గేస్తా అన్నారు కదా! సో మీకు ఏసిన డ్రాయింగ్స్‌లో మీకు బాగా నచ్చింది ఏమన్నా ఉందా?